ఆ! అట్లాగా. అయితే, వాళ్ళేం జేస్తారు, ఈ బేబీ కార్న్‌సివుంటాయి గదా! వీటన్నిటితోటి మనం మసాలా దోసలాగా అంటే, "హ్మ్, ఎట్లాగ, ఏవంటారు దాన్ని?" పన్నీర్ బటర్ మసాలా చేస్తారే, అలానే ఈ బేబీ కార్న్స్‌తో చేస్తారనమాట. చేసి ఆహ్, దోసలో మధ్యలో అది వేసిస్తాడు.
అవును.
అయితే తినడానికి మాత్రం చాలా బావుంది. చాలా అంటే చాలా బావుందనమాట. ఆహ్, అంటే, అసలు టేస్టీగా ఉంది. ప్రతీ పీస్ ఎంజాయ్ చేసేటట్టుంది. ఆహ్, అంత బావుంది. అది తినీ ఇంటికొచ్చిన తర్వాత కాసేపు పర్లేదు. ఇంటికంటే అదే రూమ్‌కొచ్చిన తర్వాత కాసేపు పర్వాలేదు బానే ఉన్నా. ఆ తర్వాత నించి పొట్లో నించి ఏవేవో సౌండ్సొస్తున్నయి. <giggles>
ఓహో! ఓహో! హ్మ్. <laughs> ఆహాహా!
అసలు ఆ సౌండ్సొచ్చి, ఆ తర్వాతా క స్టొమక్ అప్సట్టయ్యి, నెక్స్‌ట్ డే అసలెళ్ళలేదు నేను ఇంక ఇన్‌స్ట్యూట్‌కి.
హ్మ్. అయ్యయ్యో! <giggles> అంటే, చాలా ప్రభావం చూపిందనమాట. అదు ఆ వంట. అంటే, ఏం తేడా అయ్యిందంటారు? ఆ లోపల మసాలా ఏవన్నా కొంచెం తేడా అయిందంటారా?
అంతప్సట్టయిందనుకోండి. హ్మ్. అవునవును. అదీ తిండానికి. హ్మ్. ఆ! మసాలా. మసాలా అనూ ప్లస్ ఈ బేబీ కార్న్ కలిపి ఉంది గదా! దీని వల్ల ఏదన్నా తేడా గొట్టుండచ్చు, నేననుకోడం. అదే ఫస్ట్, అదే లాస్ట్. ఆ కాంబినేషన్ తిండం నేను. <chuckles>
హ్మ్. ఆ! <chuckles> బేబీ కార్న్ మీరూ మాములుగానే తింటూ ఉంటారా? లేకపోతే, అదే ఫస్ట్ టైమ్ తిన్నారా?
హ్మ్. ఆ! బేబీ కాను అసలు పెద్దగా తినను. ఏదన్నా పీజాల్లో, వీటిల్లో ఎ యేస్తూ ఉంటారు గదా పైన టాపింగ్స్‌లాగా. అట్లా తినడమే గానీ, దాంతో స్పెషల్‌గా ఏం తినలేదెప్పుడూ. హ్మ్. అట్లా ఉంటుందనమాట. హ్మ్. అలా అయిందప్పుడు.
హ్మ్. అవును. అవును. హ్మ్. హుహు. హ్మ్. కొన్ని సార్లూ మనమెప్పుడూ తినంది కూడా తిన్నా అలానే అవుతుందీ. అంటే, ఎక్కువ తింటే గనక. మ అలాగే హ్మ్. <smacks lips> ఇంకా ఇంకా ఏదైనా ఆహ్, స్పెషల్‌గా అక్కడా ఇప్పుడూ తమిళనాడంటే మనకి చాలా వరకూ ఈ ఐటీ అదీ ఎక్కువగా ఉండడం వల్ల అన్నీ, అన్ని రకాల వంటలు దొరికేస్తయి. <smacks lips> అలాగే ఏదైనా విచిత్రంగా దిన్నారా?
హ్మ్. అవును. అవును. అలానే అప్సెట్టవుతుంది. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. అవును. చాలా వరుకు

అలా ఉంటుందనే అనుకున్నాను నేను గూడా. ముందు కాకరకాయంటేనే అసలు నేను అల్లంత దూరం ఉంటాననమాట. నాకేంటో నచ్చదు ఆ కాకరకాయ టెక్స్చర్ అదేందో నచ్చదు నాకు. అయితే వాళ్ళు చెప్పారు. లేదు లేదు. నువ్వు చూసి అట్లా అనుకోవద్దు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వొకసారి ట్రై జెయ్యని ఆహ్, హ్మ్. చెప్పారనమాట. సరే ట్రై జేద్దాంలే అనీ అయితే అక్కడ ఇవి కూడా అండి మిల్లెట్ బియ్యముంటాయి. ఆహ్, మిల్లెట్ అంటున్నాను, ఇది దంపుడు బియ్యం.
హ్మ్. అహా! హుహు. హ్మ్. హుహు. హ్మ్.
ఈ దంపుడు బియ్యంలో అది కాంబినేషన్ చాలా బావుంటుందనమాట. అయితే సాంబార్లానే ఉంది, ఇది ఏంటి అనని, ఆహ్, అంటే వాళ్ళు కాకరకాయ ముక్కలుంటే, కాకర సాంబార్లో కాకరకాయలు ఎవరేశారు అనుకున్నాను నేను. <chuckles> అప్పుడు చెప్పారు. లేదిది కాకరకాయ స్పెషలు వేసుకో అని. ఆహ్, వేసుకుంటే అసలు చేదిగేం లేదు. హ్మ్.
ఓహో! అంటే మనలాగే ఆ! దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసారా లేదా గుండ్రంగా కోస్తారు గదా! ఆ! అలానే జేసారా? ఓహో! హ్మ్.
రౌండ్ రౌండ్‌గా చేస్తారు.ఆ! రౌండ్ రౌండ్ ముక్కలు. అవునవును. రౌండ్ రౌండ్‌గా కట్ జేసి, దాన్ని ఉడకబెట్టీ, అంటే మామూలుగా ఉప్పులో ఫస్టు దాన్ని నానబెట్టి కొంసేపు, అవి రసమంతా ఇట్లా కొంచెం పిండినట్టుగా అట్లా చేసి తర్వాత ఉడకబెట్టి సాంబారులో ఏస్తారట. డైరెక్ట్‌గా సాంబార్లో ఉడకకుండా. ఆ!
ఓహ్! అవును. చేదు తగ్గుతుంది. కాకరకాయని అలా చేస్తే గనుక చేదనేది పోతుందంటారు.
అవును. అవును. అలా చేస్తారు. అలా చేస్తే అసలెంత బావుందో నిజంగా. అది గూడా ఆహ్, దాంట్లో గూడా ఇంతే ఈ మిరియాలు ఇదేస్తారు. తరువాత నేతి పోపేస్తారు అందులో.
హ్మ్. హుహు. ఓహ్! ఇది చాలా డిఫరెంట్ అయితే. ఆ! నెయ్యితో పోపు. హ్మ్.
ఆ! నెయ్యి తోటి ఆ! అసలు. అవును. ఆ నేతి పోపేసినప్పుడు దాని ఫ్లేవర్ ఎంత బావుంటుందో, చాలా బావుంటుంది. అదొకటి, ఇంకొక రెండని జెప్పా కదా! ఇంకొకటేంటంటే, ఆహ్, వాళ్ళు మామిడికాయ పచ్చి మామిడికాయుంటుంది కదా! ఈ పచ్చి మామిడికాయని ఉడకబెట్టి ఆహ్, దాంట్లో ఉప్పు, కారము ఆ తర్వాత పంచదార 3 యేస్తారు. ఆ! అదొక జామ్ టైప్‌లో. స్వీటేం కాదు. దాన్ని కూడా అంటే నంచుకోవడానికి ఉపయోగిస్తారట. ఇప్పుడు పెరుగన్నంలో హ్మ్. పెరుగన్నము, సాంబారు వీటిల్లో ఏదైనా మనకు కావాలంటే నంచుకోవచ్చు అది ఉట్టిది తిన్నా కూడా భలే ఉంటుంది. ట్యాంగీ ట్యాంగీగా ఉంటుందనమాట <chuckles> కొంచెం. అన్నీ కలిసుంటాయి అందులో. భలే బ్ అది గూడా బావుంటుంది. అది గూడా నేనసలు ఎక్కడా తినలేదు. అది జూసి ఫస్ట్ స్వీట్ అనుకున్నాను నేను. మనకీ అశోక హల్వా ఇలా చేస్తారు గదా!
హ్మ్. హ్మ్. ఆ! హుహు. ఆహా! స్వీటండీ అది? ఆహా! అంటే పక్కన చట్నీ లాగా? ఓహో! హుహు. అవును. హ్మ్. అవును. హ్మ్. <giggles> అవును. ఇప్పుడు ఆహ్, మనం చూసుకున్నట్టయితే గనుక ఆహ్, తమిళనాడు అని వినగానే అందరికి గుర్తొచ్చేది ఈ కట్టెల పొంగలి. పొంగలి చేస్తారు వాళ్ళు. అంటే మన తిరుపతిలో గూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటామది, పొంగలి అనేది. మరి అలాంటి పొంగలి, మీరు ప్ ప్రయత్నించారా అక్కడ?
ఆ హల్వా అనుకున్నా కానీ హ్మ్. హ్మ్. సాంబార్ ఆ! కట్టె పొంగలి నిజమే. <giggles> హ్మ్. అవునవును. నిజమే. హ్మ్.